అయితే మనం ఇప్పుడు ఆహ్, ఏదన్నా అంటే ఇంట్లో వంట చేయనప్పుడు, లేకపోతే ఆహ్, కొన్ని సందర్భాల్లో స్నేహితులతోనో, లేకపోతే కుటుంబంతోనో వెళ్తూ ఉంటాం గదా! రెస్టారెంట్స్‌కి. లేకపోతే మనకేమంటారు, స్ట్రీట్ ఫుడ్స్‌కి అలాగే వెళ్తూ ఉంటాం కదా! అయితే అలాగా మీరు ఆహ్, ఎప్పుడైనా వెళ్ళి ఆ వంటకం నచ్చి, మళ్లీ తిరిగి అంటే ఆహ్, చాలా సార్లు వెళ్లిన సందర్భాలేమైనా ఉన్నాయా?
ఆ! అవునండి. అవునండి. ఆ! అవునండి. ఆ! ఉన్నాయండి. ఏంటంటే మేము మామూలుగా ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్స్‌తోనే నేను బయట తిరుగుతానండి. అయితే మేమందరం ఏంటంటే ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ గానీ, లేదంటే రెస్టారెంట్‌కి కానీ, లేదంటే దాబాకు కూడా వెళ్తూ ఉంటాం అనమాట. అక్కడ దాబా అంటే ఎందుకంటే పుల్కలు గానీ, రోటీలు గానీ, ఇలాంటివి తినడానికి బావుంటాయి అక్కడ. అందుకోసమని వెళ్తూ ఉంటాము. అయితే మేము ఒకసారి ఏమైందంటే, మేము అందరి దగ్గర కొంచెం అమౌంట్ అనేది తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్న టైమ్‌లో ఏం చేయాలో, ఎమ్ ఎక్కడికి వెళ్దాము అనేది అర్థం కాలేదనమాట. అంటే మామూలుగా అయితే అమౌంట్ ఉన్నప్పుడల్లా ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకి నార్మల్‌గా వెళ్తూ వచ్చి వస్తూ ఉంటాం అనమాట. అయితే అమౌంట్ తక్కువ ఉండడం వల్ల ఒకసారి ఏం చేద్దాం అనుకుంటే, స్ట్రీట్ ఫుడ్లు ఉంటాయి కదండీ. స్ట్రీట్ ఫుడ్స్ ఏంటంటే మనకి కొంచెం లో బడ్జెట్‌లో ఎక్కువ క్వాంటిటీ ఇస్తారండన్ ఇస్తారు. అయితే మేము, "సరే కదా, మన దగ్గర అమౌంట్ తక్కువున్నాయి. ఒకసారి స్ట్రీట్ ఫుడ్ తినేద్దాం మరి. ఇంకా ఈరోజుకి నార్మల్‌గా ఎలా ఉందో టేస్టు చేద్దాం. అక్కడ కూడా మనకి నచ్చ"
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. అవును. హ్మ్. హ్మ్. హుహుహు. హ్మ్.
అనుకున్నామండి.
హ్మ్.
అయితే ఏంటంటే మేమందరం కలిసి రాజమండ్రిలో ఈట్
హ్మ్. అంటే మీకు అది కొంచెం ఆహ్, అంటే కొంచెం దగ్గరలో ఉండిందా? లేకపోతే
ఈస్ట్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుందండి. ఆ ఈస్ట్ స్ట్రీట్‌కెళ్ళి మేము అందరం కూడా ఆ! మాకది దగ్గరండి. దగ్గర. ప్లస్సు అక్కడ బావుంటుందని కూడా చాలామంది చెప్పడం లే. అక్కడ కాస్ట్ ఎంత అని అడగడం జరిగింది. అయితే రూ. 100 అంటండి ఒకటి.
హ్మ్. హ్మ్. అంటే ఏం ఆర్డర్ చేద్దామనుకున్నారా అక్కడ?
ఫ్రైడ్ రైసు, చికెన్ ఫ్రైడ్ రైస్.
ఓకే. చికెన్ ఫ్రైడ్ రైస్. ఆ!
చు ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసి రూ. 80 రూపీస్ కానీ, రూ. 70 రూపీస్ కానీ, అలా ఉంటుందని చెప్పారు. అయితే సరే కదా! మన దగ్గర డబ్బులు తక్కువ అందరం షేర్ చేసుకుందాం అని మేమనుకున్నాం. అయితే అక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం కూడా జరిగింది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్కడ స్ట్రీట్ ఫుడ్‌లో ఎంతకు అక్కడ తిన్నవరకు తెలియలేదనమాట. చాలా బా అనిపిస్తుంది అనిపించ్చిందండి. ఎందుకంటే ఆ! <smacks lips> ఆ! ఎప్పుడూ వా
హ్మ్. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. హ్మ్.
ఎక్కడో అక్కడ తినే వల్ల చాలా బాగుంది. టేస్టు కూడా బాగుంది. లేదంటే ఇక్కడ వేసే <smacks lips> వాళ్లు ఎసే ఇంగ్ యూస్ చేసే ఇంగ్రిడియెంట్స్ కానీ, ఏమైనా కానీ, మనకి బాగా
హ్మ్. హ్మ్. హ్మ్.